ఆ! అన్ అంటే ఇందులో ఒకటి గుర్తించా అనమాట. ఏది అంటే ఒక సింగర్ ఎవరో చెప్పారనమాట. ఎవరో అమ్మాయి పాట పాడుతుంటే యాక్చువల్‌గా బా పాడింది ఆమా. అండ్ అతను ఉండి ఆమె ఉండి చెప్పిందనమాట. "నాకేవచ్చు పాడడం గానీ లిరిక్స్ చూస్తే నేను పాడగలను. లిరిక్స్ లేకపోతే నేను పాడలేను" అంటే అదేం పెద్ద ఇష్యూ గాదు. నువ్వే పాట పాడాలనుకున్నా ఇప్పుడు ఎలాగో మొబైల్ ఉంది గదా! గూగుల్‌లో చేసి దాంట్లో లిరిక్స్ అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో చూసి పాడడమే అంతే. ఇప్పుడు మేమైనా సింగర్సయినా చూసే గదా పాడతాం. చూడకుండా ఏం పాడమన్నట్టు చెప్పారనమాట. సో, అది విన్నాక నేను కూడా లిరిక్స్ అనేవి గూగుల్‌లో కొట్టి అప్పుడు నిజంగంటే అంటే చూసి పాడతాం గదా! ఆ ఫీలింగు ప్రాసా గీస అన్నీ కరెక్ట్‌గా ఒస్తున్నాయనమాట. కాకపోతే చూడకుండా హ్మ్. ఒకప్పుడు చిన్నప్పుడు చూడకుండా పాడేదాన్ని గదా! అదొక్కటి మిస్ అవుతుందే తప్ప, మిగతాదంతా బానే ఉందనమాట. ఇంకా అది కొంచెం డెవలప్ జేసుకోవాలి అంతే. అంటే కొన్ని గుర్తుంటాయి. మధ్య మధ్యలో కొన్ని అట్లా మిస్ అవ్వడం అలా ఉంటదంతే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ! ట్యూనింగు. అవును. హ్మ్. ఓకే. ఆ! అంటే అసిస్టెన్స్. ఊరికనే మీ చేతిలో అందుబాటులో ఉండేటట్టుగా ఉంచుకొని, ఆ తరువాత ప్రాక్టీస్ చేస్తే బావుంటుందేమో అయితే.
యాహ్! అది కూడా కరెక్ట్. అండ్ ఇంకోటేంటంటే, ఒకప్పుడు పాటలు పుస్తకాలొచ్చేవి గుర్తున్నాయా చిన్నప్పుడు?
హ్మ్. హ్మ్. ఆ! గుర్తున్నాయి. అవును.
ఆ! మేము ఏం చేసేవాళ్ళం అంటే, అవి కొనుక్కొని ఓ సూపర్ సింగర్ హండ్రెడ్ లాగా <chuckles> అందరం గూర్చొని పాడేవాళ్ళం అండి క్లాస్ వాళ్ళంతా కలిసి. సో, ఇప్పుడు అవన్నీ లేవు పాటల పుస్తకాలవన్నీ. అంటే ఇంతకుముందు హ్మ్. న్యూస్ పేపర్‌లో కూడా సాక్షి టీవీ ఉంటది కదా! ఆ! సాక్షి పేపర్‌లో. ఆ! మా ఫ్రెండ్స్ ఏం జేస్తారంటే, అవన్నీ కట్ చేసుకొని ఒక బుక్‌లా అతికిచ్చినారనమాట. మాకు లీజర్ వస్ చ రావడమే ఆలస్యం క్లాస్ అంతా సింగర్సే. అందరూ కలిసి కోరస్‌తో సహా పాడేవాళ్ళం మంచి ఎక్స్పీరియన్స్ అప్పుడు. <chuckles> యాహ్!
హ్మ్. <laughs> ఓకే. హ్మ్. అంతా ఫోనే ఇప్పుడు. <chuckles> హ్మ్. ఒచ్చేవి. అవునవును. అవును. ఓకే. హ్మ్. <chuckles> అవును. బావుందండి అసలు. మీరు మీ పాత హాబీ గురించి ఎంత బావుండేది. ఇప్పుడు మళ్ళీ ఎలా ప్రయత్నించాలని ఆహ్, చూస్తున్నారు. ఏవేం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ గూడా చాలా చక్కగా పంచుకున్నారండి. మరోసారి తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు.